ఆ! అవును. సో, అలా అనమాట. ఇంకా పండగల్లో ఇలా గూడా నేను అంటే ఆహ్, అందరొస్తుంటారు కదా! ఫ్యామిలీస్ వాళ్ళందరూ. సో, అప్పుడు కూడా నేను సరిగ్గా ఉండకపోతుండే అనమాట. తర్వాత తర్వాత అంటే కంఫర్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంట్లోనే ఉంటాము. కంఫర్టబుల్‌గా ఉండాలి. ప్లస్ స్టైల్‌గా గూడా ఉండాలి. అలా సెట్ జేసుకునేటట్టు నేను రెడీ అవుతుండే అనమాట. తర్వాత తర్వాత మేకప్పు, హెయిర్ ఇవన్నీ నేర్చుకున్నాను ఆహ్, ఈ ప్రాసెస్‌లో ఎలా అంటే ఆహ్, మేకప్ అనగానే నేను ఆహ్, బ్లష్ కొట్టేసి లిప్‌స్టిక్ పెట్టేస్తే అదే మేకప్ అంతే ఇంకా అలా అనుకునేదాన్ని. <giggles> అస్ వెల్కమ్
ఆ! హ్మ్. అవును. ఓహో! అవునండి. అవును. ఓకే. ఓకే. హ్మ్. ఓహ్! ఉంది. <chuckles> హ్మ్. ఇప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టు చాలా కొత్త విషయాలు కూడా వచ్చేసాయి కదా! కౌంటర్ అని, బ్లష్‌ని ఎలా వేయాలి అని చెప్పి, కన్సీలర్ అని కొత్త కొత్తవన్నీ వచ్చాయి. ఇవన్నీ ప్రయత్నించారా మరి?
ఆ! అవును.